ఆ! లేదు. అంటే నాకెందుకో అండి ఫోన్ కాల్స్‌లో ఆ కనెక్షన్ బిల్డ్ కాదు ఇప్పుడు. ఎవ్వరితో కూడా ఫోన్ కాల్‌లో మాట్లాడినా అది, అదేదో ఇట్లా ఫేక్‌గా మాట్లాడినట్టనిపిస్తది నాకు.
నిజమండి. అవును. ఫేకు మాట అంటే మన ఎక్స్ప్రెషన్స్ మనం ఏంటి అనేది అవతల వాళ్ళకు ఆహ్, తెలియజేయాలనుకున్నప్పుడు ఆ! అవతల మనము హ్మ్. ఫేస్ టు ఫేస్ చూడ
ఆ! అం అదే అదే. సరిగ్గా తెలీదు. కరక్ సరిగ్గా మాచ్ ఆ! ఎంత బెస్ట్ ఫ్రెండయినా సరే నేను ఫోన్ కాల్స్ మరీ రేర్‌గా చేస్తానండి. ఇప్పుడు ఇంకా నాతో‌నైతలేదు మస్తు మిసైతున్నా అంటే తప్ప నేను జేయ్యను.
అంతే అంతే. ఏదో ఎమర్జెన్సీ ఉండి ఏదైనా అవసరం ప అవునండి. అయితే ఇప్పుడిది చెప్పండి? ప్రత్యేకమైన ఏదైనా ఉదాహరణ ఉందా? ఆహ్, ఎప్పుడైనా తప్పకుండా ప్రకృతులోకి వెళ్లి ఇలాంటి అంటే ప్రెషర్ కానీ దుఃఖం వచ్చినప్పుడు ఆహ్, అక్కడ సేద తీరడము, ప్ర ప్రకృతి అంటే ఒక్కోసారి మైండ్ రిలాక్స్ అయిపోతుంది.
హ్మ్. అవునవునవును. మైండ్‌ఫుల్‌నెసని కలుగుతాయి కదా ఉందండి. అంటే నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు వెళ్ళి ఇలా చెరువు దగ్గర లేకపోతే ఏదైనా పార్క్‌లో వెళ్ళి కూర్చుంటా, ఇక్కడ. ఆ! మా ఊరి‌లో ఇంకా నగరంలో ఎక్కడైనా సరే చాలా చెరువులుంటాయి కదా! ఆ చెరువు దగ్గరే ఎళ్లి కూర్చొని ఇట్లా జూస్తూ ఉంటాన్నమాట అట్లా జుసినప్పుడు అంటే సూ మాక్సిమం నేను సూర్యాస్తమయం చూస్తా అట్లా.
ఆ! కలుగుతుంది. ఎలాంటి సందర్భం చెప్పండి? ఓహ్! చెరువు ఎక్కడ? ఎక్కడంటే మీ ఊరి‌లో, గ్రామంలో? చాలా అధ్భుతమండి. అవునండి. చూస్తారు. అవును. చాలా ఎంత అద్భుతంగా ఉంటుందండి.
అదే అట్లా జుసినప్పుడు మనసు చాలా అదే ఆ మైండ్‌ఫుల్‌నెసనేది వస్తదండి. ఇప్పుడు స్ట్రెస్ మొత్తం తగ్గిపోయి ఇంకా ఒంటరిగా మనం ఏం లేములే మనకి ఈ ప్రకృతుంది అన్నట్టు ఆ అనుభూతి కలుగుతాదన్నమాట.
అవునండి. అంటే మీరు ఒంటరిగా నిజంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా! చెరువు పక్కనో లేకపోతే ఇంకా గ ఎక్కడైనా కూర్చొని ఇలా ఒంటరిగా ఉంటానని. అంటే ఎలాంటి ఆలోచనలొస్తుంటాయి మనకి? మరి ఆ దుఃఖం తగ్గించడానికి ఎలాంటి ఆలోచనలొస్తుంటాయి?
హ్మ్.

అవును నిజమే. ఇలా జాబు ఒస్తలేదనే సమస్యతో ఇట్లా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తా అండి. ఆ! అంటే గ్రాడ్యుయేషనైపోయినంక సంవత్సరానికి కూడా జాబ్ లేకపోతే ఇట్లా బాధ గలుగుతది. ఎవ్వరు ఏమి అనకున్నా గూడా మనం మనం మన మీద మనకే నమ్మకం గోల్పోతూ ఉంటామనమాట.
ఓహ్! కేరియర్ పరంగా. అవు చాలా బాధ ఉంటుంది. ఆ! అంటే మనల్ని తెలుసుకొని మనింట్లో వాళ్ళెవరు అనరు ఆహ్, ఎవరు అనకపోయినా అరే కనీసం ఎవరు అనట్లేదేంది? ఆహ్, ఏంటి ఆహ్, ఎవరు అడగట్లేదేంటి?
ఆ! ఆ బాధే ఎక్కువుంటది. అసలెందుకు ఎవరేమి అడగట్లేదు? అంటే నా పైన ఆ నమ్మకం గూడా లేదా కనీసం జాబ్ జేస్తా అనే నమ్మకం. అంటే అప్పుడప్పుడు అడిగితే ఇంకా, అడుగుతున్నారేంటి? అననా అని బాధుంటది లేకపోతే ఎందుకు అడగట్లేదన? బాధుంటది. హ్మ్.
అవునండి. <chuckles> అవునండి. మల్లద ఆమ ఆ! అనే బాధ ఉంటది. మరి ఎట్లా అండి ఇప్పుడు? అడిగితే ఒక బాధ అడగకపోతే ఒక బాధ. మరి మన మన దుఃఖాన్ని ఎట్లా తగ్గించుకోవాలి? అంటే ప్రకృతితో నిజంగా ఆహ్, మమైక్యంమైతే మనం మన బాధ తగ్గుతుందా? అంటే మీకే ఎప్పుడైనా అంటే ఆ ఫీ
హ్మ్. అవును. అంటే మైండ్‌ఫుల్‌నెస్ అయితే ఉంటదండి. మొత్తం ఆ బాధ మొత్తం బోదు. ఇప్పుడింక నేను ప్రకృతిని అట్లనే జూసుకుంటా ఆస్వాదిస్తే నాకు జాబొచ్చేది గదా! అంటే మైండ్‌ఫుల్‌నెస్ అనేదుంటది. ఇంక ఆ స్ట్రెస్ అనేది హ్మ్ పోతది. స్ట్రెస్ ఉండదింకా.
ఖచ్చితంగ అండి. అవును. ఆ! బాధంతా పోదు. <chuckles> అవునండి. ఆ! ఆ! స్ట్రెస్. అంటే ఒక్కోకసారి ఆలోచనలు కూడా సరైనటువంటి దిశలో గాని నడుస్తాయి ఒక్కొక్కసారి. అంటే మనం ఏందో మనము అక్కడ కూర్చుంటే మన సెల్ఫ్ యనాలిసిస్ చేసుకుంటాం నిజంగా.
అవునవును అంటే ముక్ హ్మ్. అవునవును. నిజమే. అదే అంటే ఎక్కువగా పనికిమాలిన విషయాలన్నీ ఆలోచించకుండా ఏదైతే అవసరమో అదే వ ఆ! ఆలోచిస్తామనమాటై
ఒక్క ఒంటరిగా కూర్చున్నప్పుడు. ఆ! అన్నీ వదిలేయి. ఇవన్నీ ఎందుకట్లా అవునండి. ముఖ్యంగా ఒంటరిగా కూర్చోడము, ప్రకృతితో కూర్చోడెల్తానికి దానికి ఎందుకు కారణమంటే, మనం సొంతంగా మనంతు మనం ఏంది? అనే దాన్ని మీరి మీకెప్పుడన్నా రా అనిపిచ్చిందా?